జొన్న జావ నేనెప్పుడు ట్రై జేయలేదు కానీ రాగి జావ మట్టుకు సూపరండి అది. మంచి ఫుడ్డు తర్వాత ఈ ఈ దోసలన్నారు కదా! ఈ దోసల్ని రోజు వె తినలేము. ఎందుకంటే మీరన్నట్టు ఇప్పుడు ఏమైందంటే ఈ ఆయిలీ ఫుడ్స్ వల్ల ఈ కడుపులో ఇబ్బందులు అవి ఇవి మొదలవుతున్నాయి కదా! మనకి హెల్తీ ఫుడ్ రోజు పరిగెత్తటానికైతే వర్ రోజువారీ దీనికైతే ఇడ్లీయే కరెక్టు మీరన్నట్టు. ఆ ఈ బెస్టు ఇడ్లీ
ఓకే. హ్మ్. అవును. ఓకే. ఇడ్లీ బెస్టంటారు. అంటే నాకు ఇంకొక డౌటుంది. ఇప్పుడు మనం ఇడ్లీ ఆహ్, కొంతమంది గ బాగా గట్టిగా జేస్తా ఉంటారు ఇడ్లీలు సాఫ్ట్‌గా ఉండవు. అంట్లే ఒక సాఫ్ట్‌గా రావడానికి ఏమైనా టిప్ జెప్తారా మాకు?
హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. నేనైతే ఆహ్, సాఫ్ట్‌గా రావటానికి అటుకులు యేస్తానండి. నానబెట్టేస్తే అది గ్రైండ్ జేసి ఒక్క గుప్పెడు <smacks lips> అంటే మనం నానబెడతాం గదా! అప్పుడు ఆ నానబెట్టిన దాంట్లో ఒక గుప్పెడు అటుకులేసామంటే అది గ్రైండైతే మెత్తగా అవుతుందని అనుకుంటా నేను. న బానే ఒస్తాయి. మంచిగొస్తాయి అన్నమాట. చాలా బావు
ఓకే. అటుకులు అంటే అవును. ఓకే. మీకైతే సాఫ్ట్‌గా ఒస్తాయన్నమాట.
ఆ! సాఫ్ట్‌గొస్తాయండి. అది పులవాలి. పిండి గూడా మనకి. <smacks lips> వెంటనే రాదు.
ఓకే. మనకి దోస పిండి ఎలా పులవాలో మనకి ఇడ్లీ పిండి కూడా అలాగే పులవాలంటారు.
ఆ! పులవాలి పులిస్తేనే అప్పుడు దానికి సూపరు టెస్టొస్తుంది. మంచిగా అవి దాన్నేమంటారు ఉడుకుతాయి. మీకు తెలిసిపోతుంది. ఎంత సాఫ్ట్‌గా ఉందో అది ఎంత బావుందో. అని చాలా బావుంటుంది.
అవును. అందుకే కొంతమంది ఇడ్లీలు ఇష్టపడరు. గట్టిగా ఉంటాయని జెప్పేసేసి లేదా పుల్లగా ఉంటాయని జెప్పేసి.
ఆ! గరెక్టండి హ్మ్. అవునండి. అవును. యహ్!
సో మీరు చెప్పిన టిప్‌తో అయితే ఒకసారి ట్రై చేస్తాను నేను గూడా.
చేయండి. చేయండి. తప్పకుండా ఇంకా ఈ ఈ హ్మ్. ఈ ఈ రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ ఒకటి, ఉప్మా ఒకటి గూడా చాలా అహ్, చాలా బావుంటుందండి. అది హాయిగా ఉంటుంది. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కూరగాయలు యేసి చేస్తారు కదా!
ఆ తప్పకుండా చేస్తాను.

ఆ! వాళ్ళకర్థమైపోతుంది. వాళ్ళకెప్పుడైనా ఆయిలీ ఫుడ్ తిన్నప్పుడు అమ్మ నాక్కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనుకున్నారనుకో, "అమ్మ చెప్పిందే కరెక్టు ఇడ్లీ బావుంటుంది" అనే కంక్లూజన్‌కాళ్ళొచ్చేస్తారు. ఒకసారి వాళ్ళకి ఆ! అవకాశం ఇచ్చామంటే వాళ్ళకి తెలిసిపో <chuckles> అవునండి. మనం జెప్పేస్తే వాళ్ళకి తెలిసిపోతు వాళ్ళకు అనుభవమొచ్చిందనుకోండి మళ్ళీ వింటారు మాట హాయిగా. "ఓహ్! కరెక్టె అమ్మ జెప్పింది. అందుకే అమ్మ జెప్పిందని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి."
ఓకే. ఓకే. బెస్టు. బెస్ట్ కిడ్సనమాట మీ పిల్లలు. అంతే గదా! ఇప్పుడు అమ్మ చెప్పిన మాట వింటేనే గదా! అంటే ఇంక రకరకాల బ్రే బ్రేక్‌ఫాస్టులు చేసి పెడుతూ ఉంటుంది. మన హెల్త్ బావుంటే అంటే ఇష్టంగా తినేదైతే గనుక దోసని చెప్తారు. అంతే గదా!
హ్మ్. అవునవును. అవును. హ్మ్. దోస. ఆ! దోస, దోస, దోస.
మరీ మీకిష్టమైన బ్రేక్‌ఫాస్టేంటండి?
నాకిష్టమైంది ఆహ్, ఉప్మాండి. రకరకాల కూరగాయలేసి నీట్‌గా చేస్తే చాలా ఇష్టం నాకది.
అంటే చాలా తక్కువ తింటారు గదా! ఉప్మా? అంటే మీకెందుకు అది అంటే అంతిష్టమనిపిచింది?
హ్మ్. అంటే హెల్తీ నాకు కొంచెం ఈ నూనెలన్నారు కదా! మీరు ఆయిలీ ఫుడు. అది కొంచెం నాకు అంత ఇష్టంగా ఉండను. అందుకని ఉప్మా తింటే నాక్కూడా పశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అందులో కూరగాయలవి వెళ్తాయి కదా! హెల్తీ అని అనిపిస్తుంది. హ్మ్.
అవును. ఓకే. అవును. అవును. అంటే ఉప్మాలు 2 రకాలున్నాయి గదా! మీరు అంటే ఎటువంటి ఉప్మా ట్రై జేస్తారండి ఎక్కువ?
ఎక్కువ గోధుమ రవ్వకే ఎళ్తానండి నేను. గోధుమ రవ్వ హ్మ్.
ఓకే. అదే గోధురమ్మ గోదురవ్వ అని చెప్పి, బొంబాయి రవ్వ అని చెప్పి ఉంటుంది గదా! రెండు.
ఆ! గోధుమ రవ్వకెళ్తాను. గోధుమ రవ్వలో అయితే మనం అన్నీ కూరగాయలు అవి ఇవి వేసుకొని చేయొచ్చు గదా! బావుంటుందది. చాలా వాటిల్లో న
ఆ! గోధురవ్వలోనే అంటే నేను అంటే మా మమ్మీ చేసేదన్నమాట అంటే మనకి బొంబాయి రవ్వలో టమాటాలు అవన్నీ ఎసి చేసేది.
ఆ! వేసుకో హ్మ్. అవును. అలా జేసుకున్నా హెల్తీ బాగా. బాగా ఆరోగ్యకరం. హ్మ్.
హ్మ్. కంపల్సరీగా మీరు చెప్పిన గటక గటక, గటక గటక గాదు. హ్మ్. ఏంటీ మ మజ్జిగ, మజ్జిగన్నమా? నైట్ మీరు చెప్పారు గదా! కంపల్సరీ ట్రై జేస్తానదైతే నేను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.